ఆ! కొండలోనే ఉంటుంది. కొండెక్కాలి పైకి. ఆహ్, స్టీపు హిల్లు ఆహ్, స్టీప్ హిల్లెక్కాలి బాగా ఉంటుంది. బాగా ఈ కొండ ఆ! కష్టపడాలి. అక్కడా అంటే, ఒక దగ్గర మీరిలా రౌండ్ తిరుగుతుంటే కొండా ఉంటుంది. ఆహ్, మెట్లు గూడా ఉంటాయి. మెట్లు ఎక్కి ఘాట్ రోడ్‌లో, ఈ ఘాట్ నించి పైకెక్కడానికుంటాయి. కానీ మెట్లెక్కినా అలాగే అనిపిస్తంది. ఈ హిల్లెక్కినా అలాగే అనిపిస్తంది. ఇక ఒక రకంగా అయితే హిల్ మీద నడుచుకుంటూ యెళ్ళిపోడమే బావుగానిపి
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. వెతుక్కుంటుంది. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఒక సైడ్ నుంచి రోడ్డు, ఒక సైడ్ నుంచి మెట్లుంటాయేమో మనకి.
అహా! ఆ మెట్లు అలా పక్కనుంటాయి, అవి ఎక్కడానికి. వాటిల్లో ఆ! అలా ఎక్కినా అలానే అనిపిస్తంది, ఏదైనా ఒకలాగే అనిపిస్తంది. నేనేమో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. హ్మ్. బాగా పట్టిన్ మెట్లెక్కకుండానా ఎక్కాను 2 చో 2 సార్లు. రెండూ ఒకలాగే అనిపిస్తన్నాయనీ ఇగ మామూలుగా వెళ్ళిపోయానమాట నడుచుకుంటూ. చాలా బావుంటుంది అక్కడ మీకూ హ్మ్, వెళ్ళటం గానీ
ఆ! ఓకే. ఆహా! మెట్లులెక్కకుండా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే, మీరూ ఇప్పుడు హాబీ అన్నారు గదా! హాబీ విషయంలో ఎలాగా పర్టిక్యులర్‌గా ఏమన్నా ఆహ్, మ్ ఇందాక పెయింటింగేస్తా అని అన్నారు గదా! అంటే, ఏ బొమ్మమైన అంటే, ఏ చిత్రమైనా గా చూసిన వెంటనే మీకలాగా గుర్తుండిపోయి మీరలాగ వేసుంటారా, లేకపోతే చిన్నగా మీ సంతోషం కోసం అలాగుంటుందా పెయింటింగ్?
ఆ! హ్మ్. ఆ! అహా! నా సంతోషం నాకొచ్చిందీ ఒకటే ఒక బొమ్మండి. వాటరు దాని మీదా పడవ నడిపే పడవ ఆహ్, హ్మ్, ఆహ్, చన్ సూర్యుడో, చంద్రుడో ఏదో ఒకటి, ఒక చెట్టు. ఎప్పుడే
ఆ! ఆ! లేకపోతే కొందరిలాగ గూడా చేస్తూంటారు గదా! కొండ దానికి చుట్టుపక్కల ఆహ్, చెట్లు అలాగ గీస్తుంటారు. హ్మ్.
ఆ! ఆహ్, ఒక కొండ ఆ! కొండ, సూర్యుడు అది కూడా గీస్తానంతే. అయి తప్ప మన ఈ నా నే
ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు అలాగా ఏమన్నుంటుందా మీకు స్పెసిఫిక్‌గా?
ఆ! హ్మ్. అంత్ అంతె అంతే. నాకొచ్చిందదే. ఎవరైనా ఒకరెవరో చెప్తారు ఆహ్, ఏదో చెప్పరా అంటే, ఆవు గురించొకటే తెలుస్తయి. ఏద్ దని ఏదెళ్ళినా అటే యెళ్తాడు గదా! నేను ఏ బొమ్మేసినా ఆహ్, హ్మ్, ఆవు కథలాగా నేను ఆహ్, ఆ ఒక బొమ్మే యేస్తానమాట.
హ్మ్, హ్మ్. ఇవన్నీ హ్మ్. ఇవన్నీ కామన్ పాయింట్స్. దాంట్లో మీరు తీసుకునే అంశాలు. ఆహ్, లేకపోతే ఇలాగ మేఘాలు, ఇలాగ ఆహ్ ఆహ్, మేఘాలను కలర్‌లో వేయడం.
ఆ! ఆ! ఆ! మ మేఘాలు, నీళ్ళు, ప పడవ, కొండ కొండనుకోండి 2 గీతలు, 4 గీతలు గీసేసి, మధ్యలో ఒకా ½ సర్కిల్ పెట్టేస్తే సూర్యుడు గోడొచ్చేస్తాడు అందులోంచి. ఉదయిస్తున్నట్టో ఏదో. నా సో, అలా అయిపోతుంది. దానికి రంగులేస్తే పనయిపోతుందని ఆహ్, మనకీ ఇక్కడ మెయినేంటంటే కావల్సింది, మన స్ట్రెస్‌ని రిలీవ్ చేసుకోడం, మన మైండ్ డైవర్ట్ చేసుకోడవనేదే. ఆ!
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. నిజంగా. ఆహ్, మనమెలా యేస్తున్నము. అది అవుట్‌పుట్టెలా వస్తందనేది గాదు. మనా హాబీ కొంచం మనకి అదిస్తుందా లేదా అనేది చూస్తుంటాం. అవును.
ఆ! ఆయ అదే అదే. ఆ! అలా అవును. అలాన్
అయితే, సంగీతాలు ఇలాగేమన్నా వింటూ ఉంటారా? ఇలాగ స్ట్రెస్సన్నారు గదా! ఎస్వెత్తురం హ్మ్.
ఆ! సంగీతం వింటాను. సంగీతం వినడం కూడా హాబీ ఉంది. సంగీతం ఆహ్, అప్పుడప్పుడు పాడుతూ ఉండడం కూడా హాబీ ఉంది. తే
ఓకే. ఒక ఒక ర ఒక మంచి పాట మీకు అంటే, మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, మీరు పాడే పాట ఒక 2 లైన్‌లు పాడగలరా?
మా ఆ!

ఓకె. అయ్యో! మీ టాలెంట్‌ని వాళ్ళు గుర్తించలేదంటే, అసలు వాళ్ళకి ఇది లేందండి. హ్మ్.
ఆ! యా వ ఆహ్, అంటే వాళ్ళు గుర్తించారు. గుర్తించారు గుర్తి <chuckles> అంటే అన్ని అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు గదా! <giggles> ఆహ్
<chuckles> నిజంగా. ఆ! యాక్చువల్‌గా, మీరు చాలా బాగా పాడుతున్నారు నిజంగా చెప్పాలంటే. హ్మ్. అలాగా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా, ఇలాగ నేను సింగింగ్‌ని ఒక ప్రొఫెషన్‌ లాగా మార్చుకునుంటే, నేను కొంచెం అంటే ఆ వైపు వెళ్లుంటే బాగుంటుండే అనెప్పుడైనా అనుకున్నారా?
<chuckles> హ్మ్. అయితే హ్మ్. అ ఆహ్, అలాంటి ఆలోచన రాలేదండి. సింగింగ్ రాలేదు <chuckles> గానీ ఇలాగ ఎందుకో మరి అ అటువైపు వెళ్ళలేదు. పాటలు పాడుతూనే ఏదో చేస్తూ ఉంటాం కానీ, దాని వైపు వెళ్ళలేదు కానీ ఈ అంటే ఇవే ఈ వేరే హ్మ్, మన బ్యాంకింగ్ వైపు వస్తే బాగుంటుందనుకున్నాను. తర్వాత హ్మ్, ఇండియన్ ఆర్మీ
హ్మ్. ఎందుకండీ? హుహు. ఓకె. ఆ! ఆ! హ్మ్. ప్రభుదో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంచెం స్థిరపడాలనుకున్నారు. సెంట్రల్ ఉద్యోగాల్లో.
ఆర్మీ అంటే ఆహ్, హ్మ్. ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పని చేయాలనుకున్నాను. దాని మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేది. ఆహ్, ఈ ఏదైనా
ఆ! హ్మ్. హ్మ్. అవునండి. అయితే మీరు దాని కోసం శ్రమించారా?
<giggles> చాలా శ్రమించాను. కానీ ఫెయిల్ అయిపోయాను. ఆ!
హ్మ్. ఏ? ఎందువలన?
ఫెయిల్ అయిపోయా అంటే మరి అదే ఇప్పుడు మీరు దానికి మ చేయవలసినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి దానికి ముందు ఆ రన్నింగ్, గిన్నింగ్ అవన్నీ
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే మనకి చాలా అంటే, చాలా మందిని హైట్ విషయంలో అలాగ తీసేస్తూ ఉంటారు. అంటే మీకు సరిపడ హైట్ కరెక్టే ఉన్నారా?
ఆ! హైట్ కా హైట్ కరెక్ట్ గానే ఉన్నాను. హైట్ వన్ సెవెంటీ నైన్ ఉంటాను. హైట్ ప్రాబ్లమ్ లేదు. <chuckles> ఆహ్, హైటు, వెయిటు అంతా ఓకె. కానీ ముందు ఆ పరిగెట్టడం అనేటువంటిది సరిగా సాధన చేయలేక ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! పరిగెత్తడం లేకపోతే ఆహ్, అవును. ఆహ్, కొన్ని ఇది ఉంటాయి దాంట్లో. ఆహ్, కొంచెం మెరిట్‌లో రావాలని చెప్తుంటారు ముందుగా.
అ హ్మ్. ఆహ్, ఆ పరిగెట్టడంలోనే ఆగిపోయాను నేను. అంతకన్నా ముందుకు వెళ్ళలేదు. అన్ని ఏమున్నాయో తెలుసుకున్నాను గాని మొట్టమొదట వాళ్ళు చె పెట్టేటువంటి దీంట్లోనే ఉండిపోయాను కాబట్టి పెద్దగా ఆహ్, అంటే ఆ కల నెరవేరలేదు.
హ్మ్. ఆహా! ఆ! హ్మ్. అయితే హ్మ్. అయితే ఇలాగా మ అనుకుంటూ ఉంటారు కదా! తల్లిదండ్రులు కూడా. నేను సాధించలేకపోయాను ఆహ్, ఇలాగ నా కొడుకులు అంటే నా పిల్లలు కూడా అలాగ సాధిస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. మీ పిల్లల్ని అలాగ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ లేకపోతే దేశానికి సేవ చేసే విభాగాల్లో ఏమన్నా వాళ్ళని అటువైపు ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నారా ఎప్పుడైనా?
హ్మ్. అవును. ఆ!